ఏదైనా నిర్ణయం మనం సొంతంగా ఆలోచించుకుంటాం. మనకి అది కరెక్టా? కాదా? హ్మ్. మనం చేసేది తప్పా? రైటా? అనేది చాలాసేపు మనం సొంతంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం. ఒక్కోసారి బోల్తా పడతాం. ఒకసారి ఆహ్, కరెక్ట్ కూడా అవ్వచ్చు అది. మరి మీరెలా నిర్ణయాలు తీసుకుంటారు? మీరు సొంతగా ఆలోచిస్తారా? లేకపోతే నలుగురితో చర్చించి ఆ నిర్ణయం తీసుకుంటారా?
అవునండి. అంటే మాక్సిమం నా వరకు నాకు సంబంధించిన వరికే అయితే నేనే ఆలోచించి అది కూడా అదీ నాకు ఏటంటేనండి, భయంకరంగా ఆలోచిస్తానండి. అది ఎ హ్మ్. ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు. <chuckles> ఆహ్, ఏదన్నా ఒక విషయం ఎమ్మటనే నాకు తెగలదనమాట. దాన్ని ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి ఒక ఎడ్జ్‌లో ఏదైతే చేయకూడదనుకుంటానో అదే చేసినా సమయాలు కూడా ఉన్నాయి.
హ్మ్. ఓవర్ థింకరంటారు. మీరు అదే. <chuckles> ఓకే. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! ఏదన్నా ఉదాహరణుందా? <giggles>
<giggles> అదీ నేనొకసారేంటంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చిన్నదానికి అలాగే ఆలోచిస్తారు కదా! ఒకసారి టీవీ తీసుకుందాం అని చెప్పి ఇలాగే ఆలోచించాన్నమాట. చాలా వస్తన్నయి, వస్తన్నయి, వస్తన్నయి ఆహ్, దాదాపు ఒక రోజంతా దాని మీదే కూర్చున్నా.
ఆ! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్, నాకేమో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. యూట్యూబ్‌లో, ఛానల్స్‌లో చూస్తున్నాను. ఇ‌యన్నీ ఆన్‍లైన్‍లో చూస్తున్నాను, రివ్యూస్ చూస్తున్నాను.
హ్మ్. రిసెర్చ్ అంతా చేశారు బా‌గా గట్టిగా. హ్మ్. గట్టిగా రిసెర్చ్ చేశారయితే. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! అన్ని కన్‌ఫ్యూస్ అయిపోయి ఏవండీ? ఆ! గట్టిగా రీసెర్చ్ చేశాను. కానీ నాకు లాభం లేదు. ఎక్కడ దొరకట్లేదు. <giggles> అందుకని ఏం చేశానంటే, సర్లే ఏదోకటి ఆఫరుంది అని చెప్పేసి అంటే ఆహ్, ఒక ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయిన తర్వాత మన ఆలోచనలు మనకి చిరాకుని తెప్పిస్తాయి.
ఓకే. ఆహా! హ్మ్. అవును, అవును. ఎహే! ఏంటిది! అనిపిస్తది. అవును. హ్మ్.
<giggles> అదే జరిగి ఒక టీవీ తీసేసుకున్నాను.
హ్మ్. హ్మ్.
ఆ! టీవీ ఏంటంటే దగ్గర దగ్గర ఒక 3 నెలలు వచ్చినట్టు ఉంది తర్వాత మదర్ బోర్డ్ కాలిపోయింది.
అయ్యయ్యో! ఓకే. <giggles> ఉంటాయని తెలుసుకున్నారు. ఓకే. సో, మరి అదే తత్వం ఇంకా కొనసాగుతుందా? లేకపోతే ఇలాంటి పాఠాల వల్ల ఏమైనా మార్చుకొని కొంచెం త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారా?
మరీ అతిగా ఆలోచిస్తే ఇలాంటి నష్టాలు గూడా ఉంటాయి. అదే. <giggles> ఎహే! మనుషులం కదండీ. ఎన్ని దెబ్బలు తగిలినా కొన్ని కొన్ని మారవు అంతే.
<laughs> అవును, ఏదో తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఆహ్, ఏమంటారు? ఆహ్, అంటే ఫా స్టార్టింగ్‌లో ఒచ్చిన బుద్ధి లాస్ట్ దాకా ఉంటది అని‌సి అర్థంతోటొస్తుంది. కరెక్ట్‌గా టైమ్‌కి గుర్తు రావట్లేదు. ఆ!
ఏది? ఆహా! ఓకే. ఓకే. అది ఆహ్, జస్ట్ లైక్ చెప్పాలంటే మొక్కై వంగనిది మానై వంగునా అని అంతకు ముందే నేను మారిపో‌యుంటే బాగుం‌డును. ఇప్పుడు అది సివిర్ అయిపోయిందనమాట. కాకపోతే నేను ఎవరినన్నా చూశాననుకోండి వాళ్ళు ఆలోచించుకోవడం అదైతే గనక నై నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కదా! సో, ఎప్పుడైనా సరే, అరే బాబు నువ్వొక్కడివే ఆలోచించుకోమాక ఏదైనా సరే. కొద్దిగా మీ కుటుంబంతోనో ఆహ్, లేకపోతే స్నేహితులు కూడా మంచి సలహాలు ఇస్తారండి. వాళ్ళతోను అలా చర్చించుకో. నీకు తెలుస్తది, లేకపోతే గనక ఆహ్, బాగోదు కొన్ని సార్లు విఫలం అవుతాం మన ప్రయత్నాలు అనేసి చెప్తూ ఉంటాను.
ఆ! అట్లాంటి‌దే. <chuckles> హ్మ్. హ్మ్. ఉహూ. హ్మ్. ఉహూ. ఓకే. ఓకే. ఓకే. మరీ మరి సొంతంగా ఆలోచించి, ఆలోచించి తర్వాత మరి దానికే వెళ్ళిపోకుండా ఆహ్, మిగతా వాళ్ళతోటి కూడా చర్చిస్తారా మీరు? అంటే మీ ఇంట్లో వాళ్ళతో చర్చిస్తారా? లేకపోతే ఫ్రెండ్స్‌తోటి ఎవరితోటి ఎక్కువ డిస్కషన్ అవుతది?
హ్మ్. అంటే ఆహ్, వ్యక్తిగత విషయాలైతే గనక ఎవరితోని డిస్కస్ చెయను ఇలాగ. ఇంట్లోవి లేకపోతే అలావి. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం వేరే ఏదన్నా డిస్కషన్లు గానీ లేకపోతే కొంచెం సమాజానికీ ఆహ్, ఉపయోగపడేవైతే గనక నేను అందరితో డిస్కషన్ చేయడానికి ఇష్టపడతానండి.
హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడూ మాకూ యాక్చువల్‌గా ఇంతకు ముందు ఉండే కాలనీలో వాటర్ ట్యాంక్ అనేది లేదు. ఈ పంచాయతీ వాళ్ళు బిగిచ్చిన పైప్ లైన్‌లోంచే మాకందరికి వాటర్ ఒచ్చేయి అనమాట.
హ్మ్. ఓకే. హుహు. హుహు.
సో మాకేం వచ్చిందంటే అంటే నాకే వచ్చింది ఆలోచన ఒక ట్యాంక్ పెట్టిద్దాము. ఆహ్, లేకపోతే ఇలాగా మనం బాగా ఇబ్బంది పడతాం. అంటే ఆహ్, కొన్ని, కొన్ని సమయాల్లో అసలు వాటర్ రాటల్ల ఒక 4, 5 రోజులు.
హ్మ్. ఓకే. హ్మ్.
సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి కదా! ఆహ్, వాటర్ ట్యాంక్
అందరికి సంబంధించింది కాబట్టి అందరితోటి మాట్టాడారు మీరు. హ్మ్.
ఆ! అందరిని పిలిచీ ఆహ్, కాలనీ అంటే మీకు అబ్ ఐడియా ఉంటది గదా! ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే అందరిని పిలుస్తారు. అందరు వస్తారు. హ్మ్. సో అందరిని పిలిచి ఇలాగ అనుకుంటున్నాను. సో అందరు మీ మీ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళు కూడా ఆహ్, ఏకీభవించారనమాట. ఏకీభవించి అందరం పూనుకొని కొద్దిగా ఆ డబ్బులు అవి కలెక్ట్ చేస్కొని మాలో మేమే ఏస్కొని పైగా ఆహ్, అంటే మ్ మ్ మొత్తం మేమే అనుకున్నా సరిపోదు కాబట్టి కొద్దిగ గవర్నమెంట్ తరపున కూడా కావాలి గదా!
అదేలెండి. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హ్మ్.
ఆహ్, మేమందరం కలిపి ఒక గ్రూప్‌గా ఫామ్ అయ్యి ఆహ్, ఏదైతే దగ్గెరగా ఎమ్మెల్యే ఎవరో ఉన్నారో మా దగ్గర అనేసి ఆయన దగ్గిరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయన కూడా కొంచెం డబ్బులు సహాయం చేశారు.
ఓకే. ఓకే. మంచిది.
హ్మ్. ఇవన్నీ చేస్తే ఇలా ఉంటదండి. అంటే గ్రూప్‌తో మాట్లాడితే ఇలా ఉంటుంది.
హ్మ్. అర్థమైంది. అర్థమైంది. అర్థమైంది. అయితే అంటే నా నా ప్రశ్న ఏంటంటే మీరు అంటే ఏ నిర్ణయం కూడా మీకు సంబంధించింది ఇంకొకలతో డిస్కస్ చేయరసలు ఏది కూడా.
అవును. మాక్సిమం అండి.
చెయ్యరు. ఎందుకనలాగా? అంటే వేరే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారనా? లేకపోతే మీ డెసిషన్ మీద మీకు అంత నమ్మకంగా ఉంటుందా?
దెన్ డెసిషన్ మీద నమ్మకం అని కాదు. నాకెలా ఉంటదంటే కొన్ని కొన్ని నేను ఎక్కువ చెప్పుకుంటే గనుక నేను ఆళ్ళ దగ్గర ఏమైనా చులకన అయిపోతానేమో! ఆహ్, లేకపోతే కనుక వాళ్ళు అప్పటిదాకా నా మీద చూపించిన గౌరవం ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఇలా అడుగుతాడు ఏంటి అన్న భావన ఏమన్నా వచ్చిద్దేమో! నా మీద గౌరవం తగ్గిపోద్దేమో!
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఆహా! మరి చిన్న చిన్నవి కాకపోవచ్చు పెద్దవి అవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కేరీర్‌కి సంబంధించిందో ఆహ్, లేకపోతే ఏదైనా పెద్ద నిర్ణయానికి సంబంధించింది అయితే కూడా డిస్కస్ చేయరా?
ఇలాంటివన్నీ. అంటే కొంచెం పెద్దదైతే గనక నేను ఫ్యామిలీతో డిస్కషన్ చేస్తానండి.
ఫ్యామిలీతోటి. హ్మ్.
నాన్నగారితో లేకపోతే ఆహ్, అమ్మగారితో గాని లేకపోతే కొంచెం బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్‌తో వీళ్ళతో డి కొంచెం డిస్కషన్ అనేది పెడతాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అప్పుడేంటి వాళ్ళు మీ, మీ నిర్ణయాన్ని సమర్థిస్తారా? లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతారా? ఎక్కువ సార్లు ఏది జరుగుతుంది?
చెప్తారు. 2 ఎక్స్‌ప్లైన్ చేస్తారు. యాక్చువల్‌గా ఏంటంటే నేను మరీ అంటే ఎవ్వరు వాళ్ళని దారిలో నేను నడవనని అనుకోను. సో, అంటే ప్రస్తుతం ఎలా జరుగుతుందో దానిలోనే ఆహ్, ఏదైనా మనకి మంచిగా అనిపించిన దాన్లో చూద్దామనేసి అనుకుంటాననమాట. మా నా కెరియర్ కానీ లేకపోతే ఆహ్, నా ఉద్యోగ రీత్యా కూడా నేను అదే చేస్తూ ఉంటాను.
హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. ఓకె.
సో, దాన్లో పెద్దగా మైనస్‌లేముండవు కానీ ఆహ్, అంటే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చన్న సలహాలు మాత్రం వాళ్ళిస్తూ ఉంటారు అప్పుడప్పుడు.
హుహు. హ్మ్, హ్మ్.
అది. ఆ పరంగా గూడా చాలా హెల్ప్ చేశారూ. ఆహ్, అందులోను ముఖ్యంగా నాకొకసారి జాబూ సెర్చ్‌లో ఉన్నప్పుడూ ఆహ్, అంటే ఒక 2 జాబూలొచ్చినీయండి ఒకేసారి.
హుహు. ఓకె.
ఆహ్, ఒకటేమో హైదరాబాద్ వెళ్ళాలి. ఇంకోటేమో విజయవాడలోనే. ఏదైతే మా స్వగ్రామముందో అక్కడే.
హ్మ్. అక్కడే, ఓకె. ఏది తీసుకోవాలనే డైలమా. హ్మ్.
ఆ! ఏది తీసుకోవాలి. అంటే ప్యాకేజ్ పరంగా చూసుకున్నా, లేదు డిస్టెన్స్ పరంగా చూసుకున్నా హైదరాబాద్‌లోది కొంచెం తక్కువ.
ఓకే. ఇంకప్పుడు. ఆ!
అయితే నేనేమనుకున్నానంటే. మరి దగ్గరగా ఉంది కదా! పైగా ఒక్క రూపాయి ఎక్కువొస్తుంది. ఇలాగా అని చెప్పేసి అనుకున్నాను. సో అంటే ఆ రెండిటి డేసిషన్లో మధ్యలో ఎందుకైనా మంచిది అని చెప్పేసి మా ఫ్యామిలీని, మా ఫ్రెండ్స్‌ని అడగడం జరిగింది.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్.
మా ఫ్యామిలీ అయితే నీ ఇష్టను నువ్వు ఎక్కడికెళ్ళినా ఓకే. లేదు ఇక్కడే ఉన్నా చదివి ఆహ్, చేసుకున్నా ఓకే. కాకపోతే నీకు నచ్చింది చేసుకో అనేసి చెప్పారు అన్నమాట.
హ్మ్.
మా ఫ్రెండ్స్ అయితే 2 జాబ్స్ కంపేర్ జేసుకొనీ, నీకు ప్రస్తుతం కొద్దిగా అంటే ఆహ్, ఏదైతే హైదరాబాద్లో నేను చెప్పానో. అది కొద్దిగా ఇప్పుడు ప్యాకేజ్ తక్కువ ఉన్నా, ఇన్ ఫ్యూచర్ అంటే నీకు ఆ స్కిల్ పెరిగితే కొద్దిగా ఇంకాస్త ఎక్కువ సంపాదించే అవకాశం దానిలో ఉందీ.
హుహు. హుహు. బెటరు. ఓకే. ఓకే ఉంది. ఆహా! కాబట్టి
ఆ! సో ఇదంతా ఎక్స్ప్లేయిన్ చేసారన్నమాట నాకు.
ఓకే. సో మరి అలా ఎవరైనా మీకు మిమ్మల్ని కన్విన్స్ చేసేలాగా, లాజికల్‌గా ఎక్స్ప్లేన్ చేస్తే మీరు వాళ్ళ మాట వింటారా? అద్ దాన్ని నిర్ణ ఓకే. ఓకే. ఓకే. అదే అంటే
ఆ! తప్పకుండా వింటానండి. అంటే. వాళ్ళు ఓహ్! ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే. అంటే వాళ్ళు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ మాట ఖచ్చితంగా వింటాను.
ఆహా! హ్మ్. హ్మ్. <sucks teeth> అయితే కో చాలామందికి ఏమవుతుందంటే? వాళ్ళు ఒక నిర్ణయానికి ఆల్మోస్ట్ మొగ్గిచుపూ ఉంటారు. అంటే ఒక 70%, 80% ఆహ్, దాని వైపు ఉంటారు. అయి డిసైడ్ అయిపోయి ఉంటారు. తర్వాత డిస్కస్ చేసేటప్పుడు దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్ వాళ్ళ వైపే వెళ్తారు. దాన్ని వద్దు అన్న వాళ్ళని దూరం పెడతారు. సో అంటే వాళ్ళు డిస్కస్ చేసేదేంటంటే నామమాత్రంగా వీళ్ళకి ఆల్రెడీ ఆ ఫిక్స్ ఉంటుంది. మీకు అలాంటిది ఏముండదు. మీరు ఒకవేళ చెప్పి లాజికల్‌గా అర్థమయ్యేలా చెప్తే మీరు వింటారు. అది అర్థమైంది ఓకే.
అవును. డిసైడ్ అయిపోయి ఉంటారు. ఆహ్, అవును. అవును. అవును. ఆ! ఖచ్చితంగా. ఈ ఈ ఏదైతే 70%, 80% ఉన్నారో! ఆ పర్సెంటేజ్ నాకుంటే గనక నేను అసలు డిసైడ్ అయిపోతాను. ఎవరిని అడగను.
హ్మ్. అడగక్కర్లేదు. ఓకే. ఓకే. అదే అర్థమైపోయింది.
అదే. నాకేంటంటే 50-50 ఉంటాను. అప్పుడు మాత్రం అడుగుతాననమాట.
హ్మ్. రైట్. సో, మీరు ఏదన్న డెసిషన్ తీసుకునే ముందు ఎలాంటి ఆహ్, అనాలిసిస్ రిస్క్ అనాలిసిస్ అంటారు కదా మామూలుగా, బిజినెస్ భాషలో. ఎలా చేస్తారు? అంటే మీకు అది మంచి జరుగుతుందా? తర్వాత మంచి జరుగుతుందా? లేకపోతే అది కొంచెం కష్టమైన తీసుకుంటారా? లేదా తాత్కాలిక ప్రయోజనాలు చూస్తారా? దీర్ఘకాలిక ఇది చూస్తారా? అదీ
అవునండి. ఆ! ఎక్కువ శాతం అయితే దీర్ఘకాలికంగానే చూస్తానండి. తాత్కాలికం అనేది ఎప్పుడు మారిపోతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన దాంట్లో అల్టిమేట్‌గా హ్మ్, నేను హైదరాబాదే చూజ్ చేసుకున్నాను. అది తాత్కాలికంగా చెప్పాలంటే, కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే, ఇంటి నుంచి దూరంగా ఉండాలి కదా!
హుహు. హ్మ్. చెప్పిందే ఎగ్జాంపుల్ కరెక్ట్. హ్మ్. హ్మ్. దూరము. తక్కువ జీతం కూడా అన్నారు. అవును. హ్మ్.
హ్మ్. తక్కువ జీతం కూడా అది కూడా. సో, కానీ తాత్కాలికంగా మాత్రం అది మైనస్ అయినా దీర్ఘకాలికంగా, ఒక ఎక్స్‌పీరియెన్స్ రావడం వల్ల, అందులోనూ ఆ కంపెనీ కూడా చాలా పేరు పొందిన కంపెనీ కాబట్టి. కొద్దిగా ఆ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్ కూడా వాలిడ్ ఉంటుందన్నమాట.
హ్మ్. హుహు. హుహు. రైట్. అవును. అవును.
హ్మ్. సో, ఇవన్నీ ఆలోచించుకుంటే దీర్ఘకాలికంగా అదే కరెక్ట్.
ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు ఏదైనా ఒక చోట జ ఒక నిర్ణయాన్ని మీద స్టక్ అయినప్పుడు ఎవరిని అడగకుండా మీరంతటి మీరే ఆలోచిస్తా అన్నారు గదా! ఆ టైమ్‌లో మీరు రీసెర్చ్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఇంటర్నెట్‌లో చదువుతారా? లేకపోతే ఎక్స్‌పర్ట్స్ కొంతమందుంటారు. అంటే మీకు పరిచయం లేకపోయినా కూడా ఈ ఈ ఫీల్డ్‌లో వీళ్ళు ఎక్స్‌పర్టు. వీళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఆహ్, వీడియోలు చూడటం అలాంటివి జేస్తారా? లేదా మీ అంతట మీ
అవునండి. అంటే అన్ని రకాలుగా కూడా చేస్తానండి. ఆహ్, ఫస్ట్ ఈ మధ్య అయితే చాట్‌జిపిటిని కూడా వాడుతున్నాను. హ్మ్.
హ్మ్. చాట్‌జిపిటిని గూడా. ఓకే. గుడ్, గుడ్. ఆ!
ఇంతకు ముందేంటంటే, డైరెక్ట్ గూగుల్‌లో ఆహ్, ఏదైతే అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను ఇలా ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్స్‌ని అప్రోచ్ అయ్యేది ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటేనో, లేకపోతే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సులు తీసుకోవాలంటేనో వీటి కోసమే ఎక్కువ వాడుతానన్నమాట. కెరీర్ పరంగా అంటే, జాబ్సు సెర్చింగ్‌కి మాత్రమే ఉపయోగిస్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అయితే ఈ ప్రొడక్ట్‌లు ఎలా సెర్చ్ చేసుకుంటాను అంటే, నాకు ఏదైతే కంపేరిజన్ కావాలో అవి ఇప్పుడు మొబైల్స్‌కి సెపరేట్ వెబ్‌సైట్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్ట్‌ని బట్టి సెపరేట్, సెపరేట్ వెబ్‌సైట్స్ ఉంటాయి గదా!
హ్మ్. కరక్టే. అవును. హ్మ్.
ఆ! సో, ఆ వెబ్‌సైట్స్‌కి వెళ్తాను. అండ్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకి కూడా వెళ్లి దాని ఆహ్, కాన్ఫిగరేషన్ గానీ, అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అవన్నీ కూడా చూసుకుంటా అనమాట. సో, ఇవన్నీ చూసి పైగా కొన్ని, కొన్ని సార్లు మీరన్నట్టు ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్‌లు గానీ, ఈ ప్రోడక్ట్ రివ్యూలిచ్చేవాళ్ళు గానీ వాళ్ళయ్యి కూడా చూస్తూ ఉంటాను.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. వెరీ నైస్, వెరీ నైస్ అండి. అంటే కొంచెం కొంచెం డీప్‌గా ఆలోచించి ఏదైనా తీసుకుంటారు. <sucks teeth> సో, ఇప్ టీవీ తీసుకున్నట్టు అయింది. అ! ఓహ్! ఓకే. మీకూ ఇలా మీకున్నప్పుడు మీ అప్రోచ్ ఇలా ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఆహ్, సలహా అడగటం, నిర్ణయాన్ని కోసం అడిగితే మీరు వాళ్ళకి ఎలాంటి ఆహ్, హ్మ్, అడ్వైస్ ఇస్తారంటే మీరు కూడా దాంట్లో పాలుపంచుకుని, ఆహ్, అనలైజ్ చేసి, రీసెర్చ్ చేసి అప్పుడు కూడా ఓవర్ థింక్ <chuckles> చేస్తారా? లేదా వా వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తూ ఉంటారా?
ఆ! <chuckles> మరీ డీప్‌గా ఆలోచిస్తేనే నేను టీవీ తీసుకున్నట్టు తీసుకోవాల్సి‌వస్తది. అంటే కొన్ని కొన్ని సజెషన్స్ అంటే మనం ఆహ్, వాళ్ళడిగినప్పుడు మనకంటూ కొంత నాలెడ్జ్ ఎక్కడ వరకైతే ఉంటుందో ఆ పరిధి వరకు చెప్పేసి కింద డిస్‌క్లైమర్ ఇచ్చేస్తానండి.
హ్మ్. హ్మ్. ఓకే. అ! చూసుకో మరి. <laughs>
ఎలా? ఆ! చూసుకోమని. <giggles> నాకైతే ఇదనిపిచింది. బాగుండొచ్చేమో! నువ్వు కూడా చూసుకో, ఇలాగ చెప్పేసి వదిలేస్తా అనమాట.
హ్మ్. ఆ! <laughs> రైట్. రైట్. సో, ఏదైనా ఒక నిర్ణయాన్ని, అసలు ఇది నాకెందుకొచ్చిన గొడవ! ఇది నా సబ్జెక్ట్ కాదు. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నువ్వు చెప్పు, అని ఎవరికైనా అధికారం ఇచ్చారా? అది అమ్మ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు.
<chuckles> సేవింగ్స్ విషయంలో ఇచ్చానండి.
ఓకే. హ్మ్. ఎవరికిచ్చారు?
అంటే నాకు ఏదంటే అప్పుడూ ఏదో ఆహ్, నేను సేవింగ్స్ చేద్దాము నా అంటే, నేను జాబ్ చేసే టైంలో, సేవింగ్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు, ఇవి స్టాక్స్ అని, ఆహ్, బాండ్స్ అని ఏవేవో వచ్చినియండి. నాకు ట్రై చేశాను కానీ అర్థం కాలా.
హ్మ్. హ్మ్. హుహు. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్.
అండ్ దానిలో కొంత డబ్బులు కూడా నాకు ఏది అవగాహన లోపం వల్ల కొంత డబ్బుని కూడా పోగొట్టుకున్నానమాట.
ఓకే. హ్మ్. హ్మ్.
ఇంక అందుకని చెప్పేసి ఆ బాధ్యత నా వల్ల కాదని చెప్పేసి మా అమ్మకే ఇచ్చేసాను. ఆవిడ కొంచెం, అమ్మా! నువ్వే సేవ్ చెయ్యి ఈ డబ్బులంతా. నా అవసరాల వరకు నేను తీసుకుంటాను, మిగతాది నువ్వే డబ్బులు సేవ్ చేయి అంటే ఇంక ఆవిడ చూసుకుంది. బంగారం తీసుకోవడం అలాంటివన్నీ.
హుహు. ఓహ్! హ్మ్. హ్మ్, ఓకే. ఆ! ఓకే. ఓకే. అయితే అదే నేనేమనుకున్నానంటే అమ్మగారికి ఇవన్నీ అలవాటు ఉందేమో ట్రేడింగ్, ఉఫ్ ఫ ఓకే. తన పద్ధతులు అవి అవి అసలు పాతవి ఎవర్‌గ్రీన్. బంగారం కొంటం ఆహ్, రైట్, రైట్.
ఆ! <laughs> అవును. ఆ! ఇప్పుడు బాగా కొంచెం లాభం పొందామండి. బాగా రేట్లు పెరిగిపోయినాయి. <chuckles>
హ్మ్, హ్మ్. అవును మంచి నిర్ణయమే కదా మరి! <sucks teeth> అయితే ఏ సమస్యలు మనం ఖచ్చితంగా సొంతంగా తీసుకోవాలి, ఏ సమస్యలు నలుగురితో చర్చించాలి అంటారు? అంటే ఎలాంటివి? కెరీర్‌వి, లేకపోతే లైఫ్, లవ్ ఏ ఏ ఏవి మనం డెఫినిట్‌గా మన హార్ట్ మాట వినాలి? లేదు, ఏవి మనం బ్రెయిన్‌ని కూడా పెట్టి ఆహ్, నలుగురితో చర్చించాలండి?
అదే. అదే అండి. అంటే ఇప్పుడూ నా వ్యక్తిగతంగా కాకుండా నార్మల్‌గా చెప్పాలంటేనండి ప్రతి విషయంలో కూడా 90 పర్సెంట్ మన నిర్ణయమే ఉండాలండి. ఒక 10% ఏంటంటే, మనకొక చిన్న కాన్ఫిడెన్స్ కావాల్సిన సిట్యుయేషన్స్ రావచ్చు, లేకపోతే ఒక అంటే మన నుంచి కాకుండా బయట నుంచి కూడా మనకొక ప్రోత్సాహం కావాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి. హ్మ్, అలాంటప్పుడు ఇందాక మీరు చెప్పారు చూశారా, అంటే ఆల్‌రెడీ ప్రిపేర్ అయిపోయిందాన్ని ఒకళ్ళకి చెప్పి ఆళ్ళు కూడా సమర్థించే వాళ్ళకే చెప్పి, మనం సపోర్ట్ తీసుకుంటాం చూశారా! అలాంటి వాటి కోసం కూడా చెప్పుకోవచ్చు.
హుహు. హుహు. హ్మ్. రైట్. అవసరం రావచ్చు. అవును. అవును. హ్మ్. <laughs> అవును. అవును. అవును. ఓకే. ఓకే.
కొన్ని కొన్ని ఏంటంటే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ మ్యాటర్స్ అంటే ఆహ్, లవ్ మ్యారేజ్ గాని అదైతే గనుక ఫిఫ్టీ ఫిఫ్టీ అండి. మనం సగం ఆలోచించుకోవాలి, మిగతా సగం మన ఫ్యామిలీకి కూడా చెప్పాలి. వాళ్ళు చెప్పినదాన్ని ఆధారం చేసుకొని, మనం ఫైనల్ డిసిషన్ అనేది తీసుకోవాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. తీసుకోవాలి. అదే అదే ఎందుకంటే ఆ నిర్ణయం అనేది జీవితాన్నే మార్చేస్తుంది. ఇక దాంట్లో వెనక్కిపోయే వెనక్కిపోవటం గాని, ఎక్స్చేంజ్ గాని, ఆల్టర్‌నేట్ గానీ ఉండదు ఇంకా.
హ్మ్. అంతే కదా! లేదు. అసలు మనం ఇంకా టైమ్ మిషన్ కనిపెట్టలేదు కాబట్టి <chuckles> అలాంటివి చేయకూడదు.
యాహ్! అవును. అవును. కొంచెం ఆచి తూచి నెమ్మదిగా తీసుకోవాలి. ఓకే అండి. అంటే మీరు నిర్ణయం తీసుకునే దాంట్లో మీ పందా ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. మీరు ఓవర్ థింక్ చేసినా కూడా ఒక్కోసారి బొక్కబోరల పడ్డా కూడా ఎనాలిసిస్ అయితే చాలా బాగుంది. మీరు దాన్నలాగే కంటిన్యూ చేయండి. మీకు మళ్ళీ మళ్ళీ మంచి ఆహ్, విజయాలైతే దక్కుతాయి. వద్దు మళ్ళీ మంచి టీవీలు కొనుక్కుందురూ కానీ సంతోషంగా ఉందండి. మీతో మాట్లాడినందుకు ధన్యవాదాలు.
అవును. మళ్ళీ మళ్ళీ ఇలాంటి టీవీ‌లే కొనుక్కోమంటారా! <chuckles> యాహ్! ఓకే. ధన్యవాదాలండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
యాహ్!